హ్మ్. అంటే ఆహ్, కన్ఫ్యూజనొస్తది ఫస్ట్. ఈ ఈ పని చేయాలా? ఆ పని చేయాలా? అన్న కన్ఫ్యూజనొస్తది. ఫేస్ చూస్తేనే అర్థమైపోతది. ఆహ్, కనుబొమ్మలు ముడుచుకుపోయినట్టుంటాయి గదా! అంటే, క్లారిటీ లేకుండా ఆహ్, ఆహ్, అలా ఉంటుందన్నమాట. ఆహ్, ఈ టెన్స్‌డ్‌గా ఉండడం. అలా అంత టెన్షన్ పడేంత పనులు లేకపోయినా గూడా, ఎప్పుడో ఒకసారయితే ఆ ఫేస్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇల్లు, పిల్లలు, ఆహ్, వర్క్, ఈ మల్టిపుల్ ఆహ్, టాస్క్ మేనేజ్మెంట్‌లో అప్పుడో, ఇప్పుడో ఒక్కోసారి ఈ రొటీన్‌లో పడిపోయి కూడా ఆహ్, స్ట్రెస్ అనేది ఫీలవుతుంటాం.
హుహు. హ్మ్. ఓకే. <chuckles> అవునండి. అవునండి. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. కచ్చితంగా. హ్మ్. హ్మ్. నిజంగా అండి. మీరు ఇప్పుడు రోజువారీ జీవితంలో రొటీన్ అని చెప్పి అన్నారు. అయితే మీరు పాటించే రోజువారీ రొటీన్‌లో అంటే, ఒత్తిడి తగ్గించే ప్రత్యేకమైన అలవాట్లేమైనా ఉన్నాయంటారా?
హ్మ్. హ్మ్. ఆ! ఉన్నాయండి. నాకెప్పుడైనా ఇట్లా ఒత్తిడి అనిపిస్తే, ఏ ఏ ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూస్తానండి. <chuckles> అంటే వజ్రాన్ని వజ్రం‌తోటే కొయ్యాలంటారు గదా! మనకి స్ట్రెస్సొస్తే, స్ట్రెస్సొచ్చే సినిమాసే, సినిమాలే చూస్తుంటానన్నమాట. అంటే
హ్మ్. వావ్! సూపర్ అండి. ఓకే. హుహు. ఓకే. ఓకే. ఓకే. ఓకే. కొత్త టెక్నిక్‌లా ఉందండి. ఖచ్చితంగా వాడాలి నేను గూడా.
ఆ! <chuckles> అయితే, ఆ మూవీ చూస్తుంటేమైతుందంటే, అస్ ఆహ్, సస్పెన్స్ మూవీస్ చూస్తుంటే, కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంటది.
అవునండి. ఖచ్చితంగా.
ఆహ్, జూ ఆ మూవీ మొత్తం చూసిన తర్వాత అబ్బా! మన లైఫే ప్రశాంతంగా ఉంది. అలా ఇట్లాంటివి జూస్తుంటే, అన్నట్టు ఆ ఫీలింగొస్తదన్నమాట. అంటే చిన్న గీత ముందు పెద్ద గీత లెక్కుంటది కదా! ఆ! అట్లనిపిస్తది.
ఆ! <laughs> నిజంగా. నిజంగా అండి. ఓకే. అయితే ఇవన్నీ అంటే, సినిమా పరంగా అయితే చూస్తారు కరెక్టే. కానీ ప్రతిసారి సినిమా చూడలేం కాబట్టి, అంటే మీరెప్పుడైనా ధ్యానం, యోగ, వాకింగ్, అంటే, వీటిలో మీకూ అంటే, ఏదైనా వాడారా ఎప్పుడన్నా? స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏదెక్కువ?
హ్మ్. అహా, లేదండి. ధ్యానం, యోగ అయితే ఎప్పుడూ చేయలేదండి. ఎందుకంటే ఆహ్, పిల్లలున్నారింట్లో నాకు. చిన్న పిల్లలున్నారు. వాళ్ళతోటి ధ్యానం, యోగా లాంటివి కుదరవు. అంత కాన్సంట్రేట్ కూడా నేను చేయలేను. కరెక్ట్‌గా ఒక్కో ఒక్కోసారి ట్రై జేశా. ట్రై జేసినప్పుడు సైలెంట్‌గా ఆహ్, మా బాబు ఏదన్నా వైలెంట్‌గా, నాయిస్ చేస్తే పర్లేదు. వాడు సైలెంటున్నాడంటే నాకు భయమైతది. నేను సైలెంట్‌గా కళ్ళు మూసుకున్నప్పుడు, వాడు సైలెంట్‌గా ఉండేసరికి ఏం చేస్తున్నాడో? ఏంటో? అని ఇగ వద్దులే ఇవన్నీ అని చెప్పేసి ఆహ్, మానేసా.
హుహు. ఓకే. ఓకే. <chuckles> ఏ <laughs> అయ్యాయో! ఓకే. ఓకే. ఓకే. అయితే అండి. మనకి ఇప్పుడు మీరనే కాకుండా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో అంటే, ఒత్తిడి లాంటి లక్షణాలు గుర్తించడం అంటే, ఒత్తిడుంటే మీరిందాక చెప్పారు కదా! కనుబొమ్మలు ముడుచుకుపోతాయి అన్నట్లాంటివి. అంటే అట్లాంటి లక్షణాలను గుర్తించడం ఎంత వర ఎంత ముఖ్యమని మీరు భావిస్తున్నారు?
హ్మ్. హ్మ్. హ్మ్.